పాపం ఒక మంచి కళ్ళజోడు కొనివ్వాలనుకుంటాను అండి ఆమెకి. అంత గుడ్డిగా ప్రేమ గుడ్డిదంటారు కానీ మరి ఇంత గుడ్డిగా తయారవ్వకూడదు. మన అంటే నేను ఏ రిలేషన్‌షిప్ అయినా ఫస్ట్ ప్రయారిటీ మనకు మనం ఇ ఇచ్చుకోవాలి. మనకి మనం ఎంత రెస్పెక్ట్ చేస్
<laughs> ఆ! ఆ! ఆ! సరైన మాట ఇది. అవును.
ఎదుటివారు అంతే రెస్పెక్ట్ ఇస్తారు మనకి. మనం అసలు మన సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసుకొని వాళ్లేదంటే అది చేసి, ఇప్పుడు కొంతమంది ఆ! కొంతమంది, "ఎక్కడికెళ్తున్నావ్? లొకేషన్ పెట్టు. ఏ డ్రెస్ ఎసుకుంటున్నావు? ఏ ఫ్రెండ్‌ని కలుస్తున్నావు? ఆ! ఎంతసేపు? ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆహ్, 10కి బాయ్ అన్నావు కదా. 10:05 వరకు ఆన్లైన్‌లో ఏం చేస్తున్నావు?" అంటే అది టాక్సిక్నెస్ అని తెలిసి కూడా దాన్ని భరించినప్పుడు నువ్వు వచ్చి ఎవరిని అడగకూడదు. భరించాలి జీవితాంతం. నీకు అందరూ వచ్చి చెప్పారు, "ఇది నీకు మంచిది కాదు. నువ్వు ఉండకు" అని చెప్పారు. "లేదు, లేదు. నేను ఉంటాను. నా నాకు బురద అయినా పర్లేదు. దిగితే సుగంధ వాసనొస్తుంది" అంటే భరించాలి. అంతే.
హ్మ్. వాళ్ళకి దాసోహం అయిపోయి దాసీలాగా బ్రతికేసి, ఆ! హ్మ్. ఎవరితో మాట్లాడుతున్నావు? హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. <laughs> హ్మ్. ఇంక అంతే. అవును, ఇది ఇదంతా ఎప్పుడంటే ప్రేమలో ఉన్నప్పుడు ఆ రిలేషన్ అంటే మనం బాధ్యతలెత్తుకోనంత కాలం బానే ఉంటుంది. ఒక్కసారి జీవితంలో అసలైన ప్రయాణం మొదలవుతుంది కదా. ఏది రెంట్ కట్టాలి, ఈఎమ్ఐలు కట్టాలి అనొచ్చినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది ఈ క్లారిటీ అనేది.
అవును, బానే ఉంటుంది. అవును. అవును నిజమే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవసరం లేదు అవ్ అని చెప్పాను. అది అవసరం లేదు. కానీ ఒకటి, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇప్పుడు నా పర్సన్ నా ఆహ్, పర్సన్ ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్, నా పార్ట్నర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూడట్లేదు కదా అని చెప్పి అవతల వాళ్ళు వదిలేసుకున్నారనుకోండి, అది కూడా ఒక టాక్సిక్నెసే కదా! ను నీ బాధ్యత నీకు ఉండాలి కదా. వాళ్ళు కొ వాళ్ళు కోరుకోవట్లేదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే. నువ్వెలా ఉన్నా, ఒకవేళ నీకన్నా తక్కువ జీతం అయినా, లేకపోతే నీ పాషన్‌ని ఫాలో అవ్ అవ్వడం కోసం కొంచం ఆహ్, టైమ్ తీసుకుంటున్నావన్నా సపోర్ట్ చేస్తున్నారు. కరెక్టే. కానీ నువ్వు ఎంత వరకు వాళ్ళ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటావు అని నీకు నువ్వు మారకుండా ఉండడం కూడా ఒక టాక్సిక్నెస్.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఉ ఉండాలి ఉండాలి. మనకంటూ ఒక వ్యక్తిగత ఇది ఉండాలి. హ్మ్.
ను వాళ్ళు నిన్నెంతలా సపోర్ట్ చేస్తున్నారో, నువ్వు తిరిగి అంతే వాళ్ళకి సపోర్ట్ చెయ్యాలి. ఎందుకంటే బాధ్యతలు అనేది ఎప్పుడు హిట్ అవుతాయో తెలియదు. ఎప్పుడు డబ్బులవసరం అవుతాయో తెలీదు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వాడికి విసుగొచ్చి విసుక్కుంటున్నారు, "నాకు డబ్బు లేదు కదా" అని విసుక్కుంటున్నారు అని గొడవ పడే వాళ్ళని కూడా చూసాను.
కరెక్ట్.